ఆహ్, హ్మ్. అదే అండి. అంటే నిజంగా మనకి ఫినాన్షియల్ ప్లానింగుండి. మనకి ఆర్థిక క్రమశిక్షణ అనేది ఉంటే మాత్రం బోల్డు మార్గాలున్నాయి. ఒకప్పుడు కేవలం ఆహ్, మీరేమంటారు? బంగారమో, నేలనో లేకపోతే బ్యా బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడం. ఎఫ్డీ లాంటివి ఉండేవి. ఇప్పుడు ఎస్ఐపిలని, మ్యూచువల్ ఫండ్స్ అని బాండ్స్ అని గోల్డ్ బాండ్స్ అని రకరకాల ఆహ్, మార్గాలు ఉన్నాయి. నిజంగా సేవ్ చేసుకోవాలనుకుంటే. ఆహ్, కాబట్టి ఎందులో అయినా సరే కొంచెం తెలుసుకొని ఇన్వెస్ట్ చేయగలిగితే, ఇప్పుడు ఉన్నవాళ్ళు చాలా బావుంటుంది. అంటే నేనిందాక మొదట్లో మనం మాట్లాడుకుంది నేను చెప్పింది గూడా అదే. ఆహ్, హ్మ్. ఒక ఒకవేళ నాకొక ట్రిప్‌కి వెళ్ళాలి అనిపిస్తే నేను ఎంతలో వెళ్ళగలుగుతానో అంతలో వెళ్తాను.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఒక బడ్జెట్ హ్మ్.
ఇప్పుడు వాళ్ళు చాలామంది హా! చాలామంది ఏంటంటే ఆహ్, ఒక 50, 60 వేలు సాలరీ ఉన్నవాళ్లు గూడా 1,50,000 బెట్టి ఐఫోన్లు కొనటం. ఇరవై లక్షల కారు తోలటం ఇవి అనవసరం. సో, అవసరానికి మించి వస్తువు ఫోను కావాలి. ఓకే. ఒక 30,000లలో తీసుకున్నామా బావుంది. వన్ అండ్ హాల్ఫ్ లాఖ్ పెట్టడం ఏంటి. కారు కావాలి. ఓకే. ఫైన్ పది లక్షలు ఎనిమిది లక్షల కారు చాలు నలభై యాభై లక్షలు పెట్టి కారు తీసుకొని, దానికి ఈఎంఐలు కట్టుకుంటూ ఆ ఈఎంయల్
హ్మ్. హ్మ్. అంటే అవసరానికి మించి వెళ్ళకుండా హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! అది కూడా అవును. ఏది చూసినా ఇప్పుడు మీరు చెప్పిన 1,50,000 ఫోను గావచ్చు లేకపోతే పాతిక లక్షల కారు గావచ్చు. ప్రతి ఒక్కటి ఈఎంఐనే ఇది ఎట్లా అయిందంటే ఒక సైకిల్ అన్నమాట. ఈఎంఐ కట్టుకోవాలి గాబట్టి ఉద్యోగం. ఉద్యోగం ఉంది గాబట్టి ఈఎంఐ తీసుకుంటా. <chuckles> ఇలా అయిపోయింది.
హ్మ్, హ్మ్. హ్మ్. ఈఎంఐ. అయితే ఉద్యోగం జేసి హ్మ్. అది పదో తారీఖు, పదిహేనో తారీఖొచ్చేసరికి అకౌంట్ ఖాళీ మళ్ళీ. సో, <chuckles> సో, ఈ ఇంకొకటి
అవును. దానికి మళ్ళీ ఇంకొకటి ఆహ్, ఇంకొకటి ఎడిషన్ ఏంటంటే క్రెడిట్ కార్డు.